అయితే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఈ మధ్య సోషల్ మీడియా ఆహ్, ఉపయోగం అనేది ఎక్కువగా అయిపోయిందన్నమాట. మనకి డైలీ ఆహ్, లైఫ్‌లో సోషల్ మీడియా అనేది ఒక భాగం అయిపోయింది. అయితే, మీరు దాన్ని ఉపయోగించి మీరు, ఎలా పని చేస్తారు మీరు రోజంతా?
ఆ! ఆ! దాన్ని ఉపయోగించంటే, ఇప్పుడు చూడండి. ఇది వరకు మామూలుగా మనం బతకడానికి గాలి కావాలి, నీరు కావాలనుకునే వాళ్ళం గానీ, ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఇప్పుడు మనం బతకడానికి వాట్సాప్ కావాలి, ట్విట్టర్ కావాలి, లేకపోతే ఫేస్‌బుక్ అవసరం చాలా ఉంది అనేటువంటి విధానం చాలా ఉం ఈ ఇవ
అవును. అవును. ఈ మధ్య కొత్త రోగం గూడా ఒచ్చింది. ఆహ్, కొత్త వైరస్ ఇన్‌స్టాగ్రామ్ అని.
ఆ! ఇన్‌స్టాగ్రామ్ అదొకటి. అంటే, ఉన్నవి చాలవన్నట్టు, గోటి గోరు చుట్టు మీద రోకలి పొట్టా అలాంటివివి. <chuckles> అలాంటి సరే మరి ఇవన్నీ ఒస్తున్నాయి కానీ, ఈ దీంట్లో పనంటే దీని చుట్టే తిరుగుతుందండి అన్నీను. ఒక రకంగా చూస్తే మన సమయం చాలా వరకు వృధా అవుతుంది కొన్ని విషయాల్లో. ఎవరో హ్మ్ ఆ
అవును. <chuckles> అ <chuckles> అవునవును. హ్మ్. అవును. అవును. అదే అదే అదైతే కరెక్టండి. వృధా మాత్రం అవుతుంది మన సమయమనేది.
అవుతాది. ఈ హ్మ్. ఎవరో ఏదో బెడతాడు ట్విట్టర్‌లో ఒకడు బెడతాడు ఆ వాడికి ఇంకొకడు రిప్లై ఇస్తాడు. వాడికి ఇంకొకడు రిప్లై ఇస్తాడు. కొంతమందేమో దాన్ని లైకులు చేయడం, కొంతమంది డిజ్‌లైక్ చేయడం. దాన్ని షేర్ జేయడం. ని ఇవన్నీ ఎందుకు పనికిరానివయిపోయాయి. ఈ ఆ వాట్సాపు దెగ్గరికెళ్ళాం అనుకోండి
హ్మ్. లైక్ చేయటం. అవును. అవును. మె ఆళ్ళు పెట్టడమే కాకుండా దాంట్లో మళ్ళీ వార్సన్నట్టు వార్స్ యేసుకుంటున్నారు. ఒకళ్ళు, ఒకళ్ళు గ్రూఫ్ గ్రూప్ వార్ లాగా.
ఆ! ఆ! వారు చేసుకుంటున్నారు. అంతే అంటే ఇవన్నీ మిజ్ నాకు తెలిసి కొంతమంది పని పాట లేని వాళ్ళైతే బాగా ఎక్కువ దీన్ని ఫాలో అవుతూ ఉంటారేమో అనిపిస్తూ ఉంటది. పనున్న వాళ్ళకి కొంచెం కష్టం లాగే ఉంటుంది. హ్మ్
అవును. అహా! అవును. అంటే పని పాట వాళ్ళు లేనోళ్ళనే కాకుండా అదే ప్ అదే ఒక పనిగా పెట్టుకొని, దాన్నించి సా డబ్బులు సంపాదిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు?
ఆ! ఆ దాంట్లో డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుందంటారా? దా హ్మ్. ట్విట్టర్‌లో గాని ఆ!
అవును. అంటే ఈ ట్విట్టర్‌లో ఈ మెసేజులు పెట్టేవొళ్ళు, ఈ లేపోతే లైక్‌లు కొట్టేవాళ్ళందరూ గూడా వాళ్ళు ఒకళ్ళ కోసం పని జేస్తారని తెలుసా మీకు?
ఆ! ఓహో! నాకా విషయం పూర్తిగా తెలియదండి. ఇదంటే నేన్
ఆ! అంటే ఈ సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ అని కొన్ని కంపెనీలు ఉంటాయన్నమాట. వాళ్ళే వీళ్ళని ఆహ్, హైర్ జేసుకొని వాళ్ళకి జీతం లాగా ఇలా ఇస్తూ వాళ్ళే కామెంటులు పెట్టడం. అంటే మనం చూసుకుంటాం కదా ఈ పొలిటీషియన్స్ ఏమన్నా ఆహ్, వాళ్ళు పోస్టులేమన్నా పెడితే కింద కామెంటులు పెట్టేవాళ్ళు ఎవరనుకుంటున్నారు? వాళ్ళే పెట్టేది. వాళ్ళు డబ్బులు దీసుకొనే చేస్తారు అవన్నీ.
ఆ! హ్మ్. ఆ! ఆ! ఓహో! డబ్బులు తీసుకొని చేస్తారు. ఇదేదో బావుందిగా! ఇంట్లో పడుకుని శుభ్రంగా డబ్బులు సంపాదించడం అంటే, ఇదేనేమో బహుశా! ఆ! కానీ
అవును. అదే కదా! వాళ్ళు ఏంటంటే ఏం కష్టం పడకుండా, ఈ సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్‌గుంటున్నారో, వాళ్ళనే దీన్ని తీసుకొని, వాళ్ళకి డబ్బులిచ్చి, వాళ్ళ చేత పోస్ట్‌లేపించుకోవడం, ఇలాంటియి చేస్తున్నారు వాళ్ళు.
ఆహా! అంటే, ఊరికే అది ఎవరి మీద పడితే వాళ్ళని నేను ఎలా అయినా బురద జల్లేయొచ్చు అనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో ముందుకెళ్ళిపోతున్నారు అనుకోవచ్చంటారా దీన్ని? <chuckles>
హ్మ్. హ్మ్. అదే వాడికి కావాల్సిన డబ్బులే కదా! ఎ ఎవరి మీద ఏం చేస్తే ఏంటి వాడికి?
ఆహా! ఆ! ఎలా అయినా బురద జల్లేయొచ్చు, ఏమైనా చేసేయొచ్చు, ఎవరు ఏం చేసినా ఎవరడగరని. కాపోతే, ఇదీ హ్మ్. ఈ పని కొద్దిగా మంచిది కాదేమో అనిపిస్తూ ఉంటుందండి. ఇది హ్మ్.
హ్మ్. అవును. అదైతే ఖచ్చితంగా మంచిది కాదు. అంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకరు మాటనుకోవడం అనేది, అది ఎప్పటికైనా అది మ మంచి విషయం అయితే కాదు.
హ్మ్. ఇందులో ఈ మాటనుకోడం కూడా ఏంటంటే, నాకు ఏదో స్వేచ్ఛ ఉంది కదా! మనం అంటే, నాకు ప్రాథమిక హక్కులున్నాయని చెప్పి, నేనిష్టం ఒచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళననేయకూడదు. ఎందుకు ఇప్పుడు నేను మిమ్మల్ననాలి అంటే, నాకు మీ అంత స్థాయుందో లేదో ముందు చూసుకోవాలి. హ్మ్. హ్మ్. అవు వో
హ్మ్. అవును. అవును. ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే, పెద్దవాళ్ళుంటారు. చిన్నవాళ్ళుంటారు కాబట్టి
చిన్నవాళ్ళు ఆ! ఇప్పుడు చిన్నవాళ్లే అంటున్నారు. పెద్దవాళ్ళనటం లేదు కదా! ఓ
అవును. పెద్దవాళ్ళకి వాళ్ళకి తెలుసు కదా! ఎక్కడేం మాట్లాడాలో. చిన్నవాళ్ళకేం తెలుసు?
ఆహ్, ఆ! అంటే, ఒక ప్రముఖ క్రికెటర్ ఒకాయనున్నాడనుకోండి. ఆ పక్కనున్నాయనతో కలిసాడు. ఆయనేం అనడు. పక్కనున్నోడంటాడు. వేరే వాడు, చూసేటోడంటాడు. ఆయన, ఆయన నిన్నిలా అన్నాడండి. ఇదండి, అదండి అనంటూ ఉంటాడు. ఆ!
ఆ! అదే. ఒకళ్ళకొకళ్ళు గొడవ <giggles> పెట్టుకోవడం వీళ్ళు చేస్తున్నారు గాని, వాళ్ళు బానే ఉంటున్నారు. మనకి
ఆ! ఆ! ఒ వాళ్ళు వ అంటే వాళ్ళు వాళ్ళ లోటుపాట్లు ఒకళ్ళనొకళ్ళు చెప్పుకొని, నువ్విలా బాగా ఆడలేదు. ఇలా ఆడు అనంటున్నారు. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడనుకోండి. ఆయ్ ఆయన పక్కనుండి ఇంకో యాక్టర్‌ని ఆయనేమి తిట్టట్లేడు. ఆహ్, హ్మ్. ఎందుకు తిట్టట్లేడంటే ఆయనకి తెలుసు. ఎక్కడో దర్ దగ్గర అందులో కష్ట నష్టాలు తెలుసు కదా! సో, అలా ఉండాలి. ఇప్పుడు మనం సామాజిక మాధ్యమాల్లో ఇలా ఎలా ఉందంటే ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే అది, నేను చేసేయొచ్చు. నాకేమో అదేదో హక్కుంది. ప్రాథమిక హక్కుల్లో ఫండమెంటల్ రైట్ ఏదో ఉందనుకొని, దాని ప్రకారంగా నేను ఏది పడితే ఎవడిని పడితే వాడిని విమర్శించేయొచ్చు. ఎలా ఏం చేసినా చెల్లుతుంది
ఆ! అవును. ఆ! హ్మ్. ఆ! అయితే, మీ వ్యక్తిగత జీవితంలో మీరెప్పుడైనా ఇలాంటి సమస్యెదుర్కున్నారా? మీరు ఫేస్‌బుక్‌లో ఏమన్నా పోస్ట్ చూసి కింద కామెంట్ పెట్టినప్పుడు, మీకు నచ్చినట్టు, మీకు మీ ఉద్దేశం మీరు పెడతారు. ల అలాగ మీ కింద వాళ్ళకి కామెంట్‌కి రిప్లై ఇచ్చేలాగా వేరే వాళ్ళేవళ్లో ఒచ్చేసి, ఆహ్, వాళ్ళు వేరేది పెట్టేసి, అట్లా, అట్లా కొంచెం అది ఆహ్, గొడవగా మారి, అట్లా ఏమన్నా జరిగిందా మీకు మీ లైఫ్‌లో?
ఆ! ఆ! ఆ! లేదండి. ఆహ్ ఆ! ఆమ్మో! గొడవ దాకా వెళ్ అంటే, నాకీ సామా సామాజిక మాధ్యమాలంటే కొంచెం మంట. వీటి జోలికి వెళ్ళను. ఎందుకంటే, ఇవి నా సమయాన్ని, నా తాలూకా మ ప్రైవసీని ఇవన్నీ ఆహ్, బా వి తీసేసుకుంటున్నాయని బ మంట అనమాట నాకు వీటి మీద చూస్తేను.
అంటే, మీరు ద మీరు దాని గురించి పూర్తిగా అవగాహనతోని మీరు వాటికి దూరంగున్నారన్నమాట అయితే.
అవగాహనంటే నాకు ఇప్పుడు మన మనకీ ఎవరైనా ఒక విషయం మీద ఒకటి ఫస్ట్ హి ఒక ఇంప్రెషన్ చెప్తారనుకోండి. దీనివల్ల ఇలా, ఇలా అంటే, ఇంకా అదే దాంట్లో మంచి కూడా ఉండొచ్చు. ఇప్పుడు మొత్తం అంతా చెడ్డే ఉందని అనంగాని, మంచి విషయం కూడా ఉండొచ్చు. మంచెంతుందో తెలీదు గాని, నా దృష్టికి మొదట రావడం చెడ్డ రావడం తోటి అది చెడ్డది. దాని జోలికెళ్ళకూడదు అనే ఒక ఉద్దేశానికొచ్చాననుకోండి. ఆ!
ఆ! అవును. అయితే మీరు మంచిదీ ఉండిద్ది, చెడ్డదీ ఉంటది అనే 2 రకాలుగా ఆన్సర్ చెప్పారు కాబట్టిప్పుడు. ఆ మీరు షెడ్ చెడ్డదానికైతే ఉపయోగించట్లేదంటున్నారు ఓకే. మరి మంచితన అంటే ఆహ్, మంచి పద్ధతులకి ఏవన్నా వాడారా ఈ సోషల్ మీడియా అనేది?
హ్మ్. మ అదే జెప్తున్నా గదా! ఇప్పుడు నాకు చెప్పిన వాళ్ళేం చెప్పారంటే, "ఇందులో చెడ్డ ఇలా ఉంటదండి. దీని వల్ల మనకి టైం వేస్టండి. దీని వల్ల ఇది వేస్టండి ఇలా అవుతుంది. అనవసరంగా ఒకలునొకళ్ళు బురద జల్లుకుంటుంటారండి." ఇలా చెప్పుకొచ్చారు. ఇందులో మంచుంది, ఈ మంచే ఉందని <giggles> నాకు వాళ్ళు చెప్పలేదు. నాకు తెలీదు. అందులో మంచి మీకు మంచంటే, ఏవి చూడండి, ఒక హ్మ్. పుట్టినరోజో ఏదో ఇలాంటి అకేషన్ ఉంటే మంచిగా విషెస్ చెప్పుకుంటున్నారు, కొంచెం సమాచారం అని ఆ కా చేస్తారు సమాచారం షేర్ జేసుకుంటున్నారు. మీ దెగ్గర ఒక విలువైన సమాచారాన్ని అందులో షేర్ చేసి, ఆహ్, దాని ద్వారా మీరు ఇంకొకళ్ళకి ఉపయోగపడేలా జేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్‌లో ఎన్నో వేల రకాలైనటువంటి టాపిక్స్ మీద ఎన్నో స ఆహ్, సబ్జెక్టులు ఎంతోమంది మంచి మంచి ప పాఠాలు చెప్పేటి వాళ్ళు చెప్తున్నారు. అది యూట్యూబ్ చూసి, చదువుకుని పరీక్షల్లో మంచి మంచి ర్యాంకుల తోటి, మ పాసయ్యి మంచి మంచి, హ్మ్. విజ్ఞానాన్ని సంపాదించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా! ఇందులో
హ్మ్. అవును. హ్మ్. అవును. ఈ స్టేటసులు బెట్టడం గాని ఇట్లాంటియి చేయొచ్చు. అవును. హ్మ్. హ్మ్. అవును. అయితే మరి మీరు యూట్యూబ్ చూట్టం అనేది, మీ మీరేమన్నా జేస్తారా? అది గూడా మీరు అంత వ ఎక్కువ యూజ్ చేయరా?
ఆ! యూట్యూ యూట్యూబ్ చూస్తాను. కానీ ఏం చూస్తాను, ఆహ్, ఆ సినిమా పాటలు చూస్తాను అందులో నేను. నాకు అలా అయింది కదా! ఎవరైనా <giggles> ఆ చదువుకునే వాళ్ళెంతమంది, ఆ వ అలా చూసేవాళ్ళు చ తక్కువున్నారు. నేనిప్పుడు చెప్పినటువంటి ఇది మన ఏది యూట్యూబ్‌లో పాఠాలు వినేటువంటి వాళ్ళు, ఓ నూటికి ఒకలో, ఇద్దరో ఉంటే 98 మంది ఈ సినిమా పాటలు చందమామలో నుంచి ముక్క జారి కింద పడిపోయింది. అది ఏమవుతుందా అని అంటే, 'చికిరి చికిరి' అంటే ఆ ఆ 'చికిరి చికిరి' వంద సార్లు చూసేవాడు ఉన్నాడు గాని, <giggles> పాఠాలు చూసేవాళ్ళేరుగా. పాఠాలు ఎ ఎవరో ఒకళ్ళు ఇద్దరొ. వాళ్ళు ఆహ్, ఇంకా చదువుకోవడమే ధ్యేయం అనుకునేటటువంటి వాళ్ళు, అలాంటి దాంట్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు
కాలక్షేపానికోసం. హ్మ్. ఆ! <chuckles> ఆ! హ్మ్. అయితే ఈ సో ఈ ఈ సామాజిక మాధ్యమాలు ఇప్పుడు ఎంత అలవాటయిపోయినయంటే, చిన్నప్పడినుంచి చిన్నతనం నుంచి పిల్లలకి ఫోనులిచ్చేసి, వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇన్‌స్టాగ్రాములనేవి ఎక్కువ వాడేస్తన్నారు. స్క్రీన్‌టైమ్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది వాళ్ళకి. అలాగా మీరెవరినైనా గమనించారా? మీ చుట్టుపక్కల? పిల్లలెక్కువ ఫోనులు వాట్టమనేది చూసారా?
అవును. హ్మ్. చుట్టుపక్కల అందరూ. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అసలు, దీంతో స్క్రీన్ టైమ్ కాకుండా, మానవ సంబంధాలే దె దెబ్బ తినేస్తున్నాయి. ఇదే గనక
హ్మ్. కాదా? అసలు వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా, వాళ్ళా ప్రపంచంలో వాళ్ళు వెళ్ళిపోయి, మనం ఏం చెప్పినామని కూడా పట్టించుకోకుండా, వాళ్ళకి పనులో, వాళ్ళు నిమగ్నమైపోతారు.
ఆ! అవును. ఇదే పందా కొనసాగితే కొన్నీ ఒక సమీప భవిష్యత్తులో, తల్లీ, కొడుకు తల్లి, పిల్లలు కూడా తల్లితండ్రులు, పిల్లలు కూడా ఎవరెవరో గుర్తుపట్టలేని పరిస్థితొస్తుందేమో అన్న అనుమానంగా నాకైతే ఆ భయం అయితే వేస్తోందండి. అంత
హ్మ్. అవు అంటే, వి అవును. అదైతే నిజమేనండి. ఎందుకూ అంటే ఆహ్, వాళ్ళు మొహం చూడకుండా, మన ఫోనులో నిమగ్నమవుతారు. ఏమన్నా మనం క్వెషనడిగితే కూడా వాళ్ళు సమాధానం చెప్పడం కూడా మనం కళ్ళు కళ్ళలోకి చూసి చెప్పకుండా, ఫోనులో చూసి చెప్తా ఉంటారు. ఎవరేం చెప్తున్నారని వినకుండా, వాళ్ళు మరో పక్కన ఫోను చూస్తారు, సమాధానమేమో ఇంకో పక్కన చెప్తారు. మైండ్ అబ్సెంట్ ఇది ఉండిద్ది కదా! బుర్రిక్కడే ఉంది, కా ఆ!
అ ఆ! కుబా ఆ! అవు ఆ! బాడీ ప్రెజెంట్, బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. అలా
ఆ! అట్లా, అట్లానే తయారవుతున్నారు. నిజంగా, మీరు చెప్పింది నిజమే అది.
మైండ్ అబ్సెంట్ కాదు, మైండ్ ఇనెఫిషియంటయిపోయింది. ఏకంగా, ఎందుకు పనికి రాకుండా పోయింది. ఆ! <giggles>
అదే గదా! అసలు వీళ్లెందుకు కనిపెట్టారో గాని, మన ఆహ్, ప్రాణాల మీదకొచ్చేసిందిదంతా.
ఆ! అవును. అయితే, ఇక్కడ మీకు ఇంకోటి చూడండి కొ కొత్తదేంటి తెలుసా? ఇప్పుడు మనం అన్నం పెట్టామనుకోండి, అన్నం పెడితే వాళ్ళు ఒక స్పూన్ ఇస్తే ఆ స్పూన్‌తో మెల్లిగా నోట్లో పెట్టుకుంటున్నారో, ముక్కులో పెట్టుకుంటున్నారో, తెలియకుండా దాన్ని తీసుకొని తింటున్నారు. ఒక్కోటి కింద పడిపోయిందనుకో, ఆ ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాడు నేర్పి ఎళ్లిపోయాడు సారీ అని జెప్తున్నారు, మళ్ళీ మామూలే. ఆహ్, హ్మ్. అన్నం పెట్టేటప్పుడు అన్నం‌ది అన్నంకేసి చూసి అన్నం తినేవాళ్ళు తక్కువ మందుంన్నారు. సో, మన మొబైల్ చూసుకుంటూ తింటున్నారు. కొంతమందికి పాపం బిజీ లైఫు ఆయన అదే టైంలో ఎవరికో 10 మందికి ఫోనులు జేయాలి, ఎస్ఎంఎస్‌లు గొట్టాలి అయ్యో! అలాంటి వాళ్ళు కొంతమందుంటారు, కొంతమంది సినిమాలు జూసుకుంటారు, కొంతమందేమో ఈ అహ అందుకే ఎవరికి ఈ మధ్య ఈ ఆహ్, నాకు తెలిసి ఈ అరుగుదల సమస్య అనేది పూర్తిగా మందగించిందన్నమాట. ఎవరికీ అన్నం తిన్నది సరిగ్గా అరగట్లేదు. ఆహ్, హ్మ్. ఊరికి ఊరికే కోపాలు వచ్చేస్తున్నాయి. ఎవరికైనా మనం మాట్లాడాం అనుకోండి, ఏదైనా అన్నామంటే వెంటనే కోపమొచ్చేస్తుంది. "అట్! నువ్విలా అంటావా నన్ను" అని. "అరె! నేను ఏవన్నానో నువ్వు వినవయ్యా నాయన ముందు, నేను నిన్నంత తప్పు మాట నేనేవన్నానో విను" అన్నా కూడా వినేంత తీరుబాటు ఎవరికీ లేదు. ఆ! అదే మనం ఒక ఎస్ఎంఎస్ చెప్పి పంపించాం అనుకోండి, చక్కగా చదివి దానికో రిప్లై పంపించగలడు. ఒక వాట్సాప్‌లో మెసేజ్ పెడితే, ఆహా! చదివి, ఇలా పంపించగలడనమాట అక్షరం అక్షరమూను.
హ్మ్. అవును. అవును. అదే. <chuckles> ఆ! హ్మ్. హ్మ్. అవును. <chuckles> అవును. నిజమే. హ్మ్. అవునవును. అవును. వాటికి అలవాటయిపోయి వీళ్ళు, ఎదురెదురుగా మాట్లాడుకునేది ఏదో నేరం లాగా జూసేస్తున్నారు.
ఆ! నేరంలా చూస్తున్నారు. అంటే, వాళ్ళకి తప్పి అలవాటు తప్పిపోయింది. అది పాపం ఇక్కడ జరిగిందేంటంటే, అలా అయిపోయిందండి.
హ్మ్. అవును. అయితే ఈది సోషల్ మీడియాలో కొన్ని ఫ్రాడ్స్ అనేవి కూడా జరుగుతా ఉంటాయి కదా! అంటే ఒక మెసేజ్ పంపించి లింకు నొక్కండి అది మీకు డబ్బులొస్తాయి అని చెప్పేసి ఇట్లా ఫ్రాడ్‌లు చేస్తున్నారు. మీరు అట్లాంటివేమన్నా మీ జీవితంలో ఎదుర్కొన్నారా అట్లాంటి సమస్యలు?
అవును. హ్మ్. అవునండి. చాలా ఉన్నాయి. ఒకసారెప్పుడు వచ్చింది మ డబ్బులేవో పంపించండి లేతే ఇది నలుగురికి షేర్ చేస్తే మీకు ఈ మీ గ్రూప్‌లో క్రియేట్ చేసి షేర్ చేస్తే మీకేంతో డబ్బులొస్తాయి. వాళ్ళు అందులో జాయినైతే అని.
ఆ! ఓకే.
అలా, అలా అయినప్పుడు మేము నలుగురు ఐదుగురం అందులో ఒకళ్ళొకళ్ళనమాట అలా పంచుకున్నాం దాన్ని. కానీ ఏం రాలే. అంత అబద్ధం తేలిపోయింది. దానికి మన ప్రైవసీకి భంగం కలిగించేటట్టు మన డీటెయిల్స్ కూడా సేకరిస్తారని ఒక అనుమానం. దా అలాంటివి చేసిన తర్వాత అది ఎంతవరకు నిజమో నాకు పూర్తిగా తెలీదు గానీ, హ్మ్. మన మనకి స
హుహు. హుహు. అంటే, మీరు ప్రైవసీగా, అంటే, దాంట్లో మీ నంబర్‌లు మీరు వాళ్ళడిగినప్పుడు నంబర్‌లు పెట్టడం మీ పేర్లు ఇట్లాంటియేమైనా షేర్ చేసారా?
ఆహా! అలాంటివి షేర్ చేయలేదు. ఒక గ్రూప్ పంపించారు ఇందులో మీరు ఇది అంటే, ఒక గ్రూప్ కాదు నిన్న ఒక మెసేజ్ వచ్చింది ఇందులో మీరు ఇది 10 మందికి షేర్ చేస్తే మీకింత డబ్బులొస్తాయి, తర్వాత ఆ 10 మంది మందికి షేర్ చేసినప్పుడు మనకి దాని వెనకాల ఉన్నటువంటి ఆహ్, ఆ డబ్బులొస్తా ఉంటాయని చెప్పేసి ఆ లెవెల్, లెవెల్ 1 లెవెల్ 2 ఆ!
ఓకే. ఆ! ఓకే. అట్లా ఆశ చూపించేసి అట్లా లింక్ షేర్ చేసి ప్రతి అట్లా మన వేరే వాళ్ళకి షేర్ చేస్తాం కదా! షేర్ చేసినప్పుడు ఆ లింక్ ద్వారా వాడు నొక్కినప్పుడు వాడు ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం వాళ్ళ దగ్గరికెళ్ళిపోతాదన్నమాట.
ఆ! ఆ! అలా అలాంటి పరిస్థితొచ్చింది కానీ, అంటే కొంచెంలో తేరుకున్నలెండి ఇబ్బందేం పడలేదు గానీ హ్మ్. అది అ దాంట్లో తేడా ఉంది ఏదో మంచిది కాదు అని. నే హ్మ్. అని అనిపించింది. అలా కొంతమంది చెప్పారు కూడాను, మ కొంచెం తెలిసినటువంటి వాళ్ళు.
ఓకే. ఓకే. ఆ! అయితే మీరు సోషల్ మీడియా వల్ల చెడువే ఉంటదనుకుంటున్నారు కానీ, మంచి కూడా ఉండుద్దని కూడా చెప్పారు. ఆ మంచి విషయాల్లో కొన్ని ఈ మనకి జాబు సు చూసుకోవడానికి కొన్ని మాధ్యమాలనేవి వచ్చినాయి. 'లింక్డిన్' అని లేకపోతే 'ఇండీడ్' అని ఇట్లాంటివి వచ్చినయి కదా! అలాంటివి మీరేమైనా వాడారా మీ జీవితంలో? ఈ జాబులు పర్పస్ చూసుకోవడానికి గాని?
అలాంటి ఆ! హ్మ్. అవునండి. నేను పాత తరం వాడిని కాబట్టి, ఆ టైంకి నాకు ఇన్‌డీడ్ లేదు. సౌకర్యంగా లేదు. కానీ, నేను ఇన్‌డీడ్‌లో 1, 2 జాబ్స్ మామూలుగా అప్లై చేశాను. ఈ మధ్య కాలంలో అప్లై చేసిన తర్వాత ఆహ్, కొన్నేవో ఆహ్, ఇంటర్వ్యూలు దాకా వచ్చినయి. అలా వచ్చాయనుకోండి. నేను వాడ్డం అయితే అకౌంట్ అయితే ఉంది నాకు ఇన్‌డీడ్‌లో ఉంది, హ్మ్ ఆహ్, లింక్డ్‌ఇన్‌లో కూడా ఉంది. ఆ! ఆ లింక్డ్‌ఇన్ దాన్నేమో ప్రొఫైల్ లింకో ఏదో అంటారనుకుంటాను దాన్ని. ఆ! అది
అవునా? హ్మ్. ఓకే. ఓకే. అవునవును. అయితే హ్మ్.
చెప్పండి.
అంటే, మీకు అది కొంచెం సులభతరంగానే అనిపిచ్చిందా? ఆ పోరానికి ఏమన్నా పోల్చుకుంటే జాబ్సు మనం తెలుసుకోడానికి, లేపోతే మనం వాళ్ళకేవన్నా మనం దీంట్లో ఆ! రాణించాం అని జెప్పేసి చెప్పుకోడానికి ఈ లింక్డిన్, ఇన్‌డీడ్ అనేది కొంచెం ఆహ్, ఈజీనే అనిపిస్తుందా మీకు?
ఆ! ఆ! ఈ ఈజీనే అనిపిస్తుంది. అందులో ఉన్న జాబ్ మనం అప్లై చేశాం అనుకోండి. ఇప్పుడు ఆహ్, అకౌంట్స్‌లో అనుభవజ్ఞుడు కావాలి. ఈ ఒక 10 ఏళ్ల అనుభవం ఉన్నవాడు కావాలంటాడు. నాకు 25 ఏళ్ల అనుభవం ఉందని నేను అప్లై జేస్తే అది ఎంతకీ మనకి రిప్లై రాదు. నేను నువ్వడిగిన అకౌంట్స్‌లో గానీ, ఫైనాన్స్‌లో గానీ, నేను బాగా చేయగలను. ఆ! మేనేజర్ ఫైనాన్స్ జాబ్‌కి నాకు మనిషి కావాలి అనంటాడు. నేను అప్లై జేస్తాను. దానికెంతకీ రాదు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ జాబ్ ఎవరికో ఇచ్చామంటారు. అలా అంటే, రే మనం జాబ్ అప్లై చేస్తే మనకి ఇస్తాము ఇవ్వము అని చెప్పేటివాళ్ళు కూడా చాలా తక్కువ మందయిపోయారందులో. ఎక్కడో ఆ దానికి మీకొక గీత ఉంటుంది, రెప్యూటెడ్ ఎంప్లాయో లేకపోతే రెస్పాన్సివ్ ఆహ్, ఎంప్లాయో ఏదో పెడతాడు ఎంప్లాయర్ అని. <smacks lips> ఆ! ఎంప్లాయీ రెస్పాన్సివ్ ఎంప్లాయర్ అంటే వాడైతే ఒకటి రెండు రోజుల్లో ఇస్తానో, ఇవ్వనో, చెబుతాడు.
ఆ! ఆ! అవును. ఆ! అవును. ఆ! అవునవును. అవును. ఇస్తాడు. కొంతమంది లేట్ జేస్తారు. కొంతమందసలు రిప్లై ఇవ్వకుండా అలా ఒదిలేస్తారు. అవును.
లేట్ జే ఆ! ఒక్కొక్కడేమో ఇంకేం రిప్లై ఇవ్వడు. మనం అప్లై జేస్తే మనకి ఆ మేనేజర్ ఉద్యోగం వస్తుంది. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి గదా! అనుకుంటాం. కానీ, అప్లై చేయడం అనేటువంటిది అవకాశాలనేటువంటివి ఈజీగా తెలుస్తున్నాయి ఒకప్పుడుతో పోలిస్తే. అదీ మనకి
ఆ! అవును. అంటే, అసలు ఎంతము యా ఎవరెవరు ఇట్లా హైర్ జేసుకుంటున్నారనేది ముందైతే మనకు తెలుస్తుంది.
తెలుస్తున్నాయి. మనం దానికి ఇంటర్యూ వరుకు వెళ్ళడం అనేది కష్టమై పోతుందనమాట. అదెక్కడ ఎలా ఫిల్ అయిపోతున్నాయో వేకన్సీస్ మనకి తెలీదు. ఆ! ఆ రకమైనటువంటి పరిస్థితి. కానీ, ఇప్పుడున్నటువంటి మీరు యంగ్ జనరేషన్ కుర్రాళ్ళు వీళ్లంతా మీరైతే కొద్దిగా బాగా దీని మీద హూ, దాన్ని ఫాలో అవుతున్నారు గాబట్టి చేయగలరు. మా మా
హ్మ్. హ్మ్. అవునవును. అంటే, అది కొంచెం టెక్నాలజీ గూడా కొంచెం తెలి అవగా దాని వాటి మీద టెక్నాలజీ మీద అవగాహన ఉండటం మాత్రం కంపల్సరీ అంటారయితే మీరు?
అవునండి. దాని మీద అవగాహనుంటే మనం అంటే ఏదైనా మనకొ చ్చిన పని, కార్ నడపడం వస్తే కార్ బాగా నడపగలం గదా! <chuckles> అది రాని వాడేం చేయగలడు? పక్కన చూస్తూ కూర్చుంటాడు పక్క సీట్‌లో. అంతే.
అవును. అంతే. డ్రైవర్‌ని బెట్టుకొని, డ్రైవర్‌తో పాటు వెళ్తా ఉంటాడు. ఇంకా వాళ్ళు చేసింది మనం చేయటం అంతే. మీరు చెప్పింది కరెక్టే. మనకేదైనా తెలిసిందే చెయ్యాలి.
ఆ! అహ్, అదే. మనం ఒస్తేనే చేయగలం అది. మనకి ఆ పైన విద్య రానిదే మనం తే ఏం చేయలేము కదండి! అన్
అవునవును. అయితే చాలా బాగా జెప్పారండి. ఇప్పుడిది సామాజిక మాధ్యమాల గురించి, దాంట్లో ఉన్న ఆ మంచిని గురించి, చెడు గురించి, ఈ పిల్లలు వాటిమీద ఎంత వాటిని వాడి ఎంత నష్టపోతున్నారని బాగా చెప్పారు. అదే పరంగా ఈ జాబ్స్ పర్పస్ గురించి గూడా ఎంత బాగా యూజ్ అవుతుందనేది బాగా చాలా బాగా వివరించారు మీరు. మళ్ళీ మనం అవకాశం వచ్చినప్పుడు ఇలాంటివి మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా మంచి ధన్యవాదాలండి మీకు.
ఆ! హ్మ్. అవును. ధన్యవాదాలండి. తప్పనిసరిగా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.
ఓకే అండి.